అంతా బావుందండి. కానీ ఎంతన్నా మనా, భారత దేశము, మన ఇల్లు అనేది ఖచ్చితంగా ఉంటుంది కదండీ. అది ఎక్కడో చిన్నగా అది గుచ్చుతూ ఉంటదనమాట మనసులో.
హ్మ్. అవును. అవును. అవును. ఆహ్, దూరంగా ఉన్నాం. ఇంటికి దూరంగ ఉన్నప్పుడు
అయితే అం హ్మ్. మా ఇంటికి దూరంగా, ముఖ్యంగా మా తల్లిదండ్రులకి దూరంగా ఉన్నాను. అంటే ఎంత దూరముండి, ఎంత సంపాదిస్తే వాళ్ళ దగ్గర లేనప్పుడు ఉపయోగమేముందని జెప్పి. అంటే దగ్గర దగ్గర ఒక 2.5 సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు పని జేసానండి ఆ కంపెనీకి.
హ్మ్. అవును. ఆ! ఓకే. హ్మ్. ఆహా! హ్మ్.
మంచి అనుభవం దెచ్చుకున్నాను. అంటే <smacks lips> నా స్కిల్సనేవి పెంచుకొని తరువాత ఒక సడెన్ థాటనేది వచ్చిందండి నాకు.
హ్మ్. హ్మ్. హ్మ్ అంటే ఏంటది?
అంటే ఒక థాట్ వచ్చిందండి. ఎలాగంటే ఇప్పుడు ఆహ్, నేనన్ ఒకరి కింద ఉద్యోగం జేస్తుంటే నాకు ఒక ఫిక్స్‌డ్ సాలరీ అనేది వస్తది. ఫిక్స్‌డ్ జీతమనేది వస్తది. అంటే ఇప్పుడు రెండు లక్షలు అంటే రెండు లక్షలే వస్తదండి. దానికి మించి ఒక రూపాయి ఇవ్వరు. రూ. 10 ఇవ్వరన్నమాట. అది ఒక కాన్‌స్టెంట్‌గా అలాగే నడుస్తూ ఉంటదండి. అది ప్రతిసారి వాళ్ళు పెంచేంత వరకు. అంటే మనము ఒక కంఫర్ట్ జోన్‌లో కంఫర్ట్ జోన్‌లో గిరిగీసుకొని ఆ పరిధిలోనే ఉంటామన్నమాట. మనకు కేరియర్ పరంగా డెవలపవుతాం కానీ అంటే ఆహ్, ఆఫీసు పరంగా డెవలపవుతాం. కానీ మన క్యారెక్టర్ పరంగా మనకి ఇంకా డబ్బు సంపాదించాలి. ఇంకా మనమేం చేస్తే మన సత్తా అనేది మనం చూసుకోలేం.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. అంతే గదా! హ్మ్. హ్మ్. కరెక్ట్. హ్మ్. హ్మ్. ఆ గ్రోత్ ఆహ్, గ్రోత్ ఇంకొంచెం ఫైనాన్షియల్ గ్రోత్‌కి వీలు బడకపోవచ్చు. హ్మ్. హ్మ్.
ఆ! అవునండి. అవునండి. అయితే మాకు అంటే, మా అమ్మా నాన్న గారు ఇచ్చిన ఆస్తిలో, అంటే నాకంటూ ఒక 3 షట్టర్లెప్పుడో చిన్నప్పుడే రాసేసారండి కింద. అంటే మా ఇంటి కింద. 3 షట్టర్లుంటాయండి. ఖాళీ షట్టర్లు. ఇప్పటికి అంటే అప్పుడు నేను డెసిషన్ తీసుకోక నిర్ణయం తీసుకోనె కంటే ముందు కూడా అది అప్పటికి ఖాళీగానే ఉండిందండి. "నీది నీ షట్టర్లు నీ ఇష్టం" అని జెప్పేవారు మా నాన్నగారు, మా అమ్మగారు. అంటే నేనప్పుడు
హ్మ్. ఆహాహా! హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఆ ఓకే. నువ్వేదైనా చేసుకో. నీకు నచ్చింది చేసుకో. ఇదంతా ఇంక నీదే అన్నట్టు.
అంతే. అంతే అండి. అంటే నేను అనుకునేవాడిని ఈ ఖాళీ షట్టర్లు నాకెందుకు నాకు మంచి ఉద్యోగముంది గదా! ఈ షట్టర్లలో నేనేం చేయాలి అని నేను అనుకునేవాడినన్నమాట. అయితే నేనేం జేశానంటే అండి. ఇదొక ఛాలెంజ్ లాగా దీసుకున్నానండి. అంటే నన్ను నేను అంటే నా సత్తాయెంతో చూసుకుందామని జెప్పి, ఇదొక ఛాలెంజ్ లాగా దీసుకున్నా. ఉద్యోగం మానేశానండి నేను.
హ్మ్. <chuckles> అవును. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
దుబాయ్‌లో
ఓహ్! అంటే ఇంక ఆల్ ఆఫ్ ఎ సడెన్. ఉన్నట్టుండి ఇంకా హ్మ్.
అంతే అండి. ఆల్ ఆఫ్ ఎ సడన్. అంతే అండి. అంటే చాలా మంది దగ్గర సలహా దీసుకున్నా. మా తల్లిదండ్రుల దగ్గర కానివ్వండి, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, పెద్ద పెద్ద వారి దగ్గర, అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర సలహా తీసుకున్న. అంటే అందరూ 50, 50 రకరకాలుగా జెప్పారు. "ఓకే. నీకు నచ్చింది చెయ్యని" జెప్పారు. "లేదు ఉద్యోగం వదిలేయకు" అని కొంతమంది జెప్పారు. కానీ నేను ఎప్పుడు ఒకటే అండి చిన్నప్పటి నుంచి డెసిషన్ అనేది నిర్ణయమనేది నేనే తీసుకోవాలన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓహ్!